ఈ రోజుల్లో మన జీవితం చూస్తే ఎలా ఉంది అంటే పని చేయడం కోసమే జీవిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. సో ఇట్లాంటప్పుడు, ఈ పనిని, ఈ కుటుంబాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? సో దాని కోసం మనం ఏం చేయొచ్చు అంటరు?
<giggles> అవును. అంటే మీరు చెప్పినట్టే అండి. ఇప్పుడు పని అనేది విపరీతంగా అయిపోయింది. పని దొరకడమే ఒక స్ట్రెస్ అంటే ఒక దొరికితే ఇంకో స్ట్రెస్ ఉంది. అంటే పన్ ఆహ్, కంపెనీస్ అందరూ గూడా ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్‌ని తక్కువ మందిని ఉంచుకొని, ఆ తక్కువ మంది ఎంప్లాయీస్‌కే ఆ సాలరీసే ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటున్నారు. అది గూడా ఈ బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతది అంటే అండి, కుటుంబానికి పనికి మనకెప్పుడైనా ఓవర్ టైమ్ ఇస్తే అప్పుడు తప్పుతది.
అవునండి. నిజమే, వాస్తవం. హ్మ్. నిజం. హ్మ్. హుహు. హుహు. ఓహో! ఓకె.
ఆ! ముఖ్యంగా మనం ఓవర్ టైమ్‌కి నో చెప్పడం నేర్చుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈరోజు ఆఫీస్‌లో ఆహ్, పొద్దున 9:00 నుండి ఆహ్, 5:00 వరకు చేశాను.
ఓహో! హ్మ్. హ్మ్.
చేశాక ఇంటికి వచ్చాను. అంటే, ఆఫీస్ వెళ్ళడానికి ఒక గంట పడతది. ఇంటికి ఇంటికి రావడానికి ఒక గంట పడతది. ఆహ్, ఇంకా సాయంకాలం ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కాబట్టి ఓహ్, 5:00కి అయిపోతే ఆఫీసు 6:00, 6:30 ఉంటా ఇంట్లో. సిక్స్ థర్టీకి ఉండి, ఒక రిఫ్రెష్ అయ్యేసరికి ఏడవుతుందండి. ఏడవ్వగానే, నేనేమైనా తినాలీ అని ఆలోచించుకునే సమయంలోనే ఎవరైనా నాకు మెసేజ్ చేసారో
అవును. రావడానికి ఒక గన్ నిజం. అవునండి. నిజమే అండి. హ్మ్. ఆ! కంపెనీ వాళ్ళు.
"ఈ బగొచ్చింది. ఈ వర్క్ ఉంది, చేస్తావా" అని. నేను అస్సలే రెస్పాండ్ అవ్వకుండా చూస్తాను. ముందు అయ్ అయ్యేవాడినండి. అలా అయితే ఏం చేశారంటే, ఇంకా మొత్తం ఒక నెలలో కనీసం ఒక 20 రోజులు ఇచ్చేవాళ్ళు నాకు ఇట్లా. మళ్ళీ ఓవర్ టైమ్‌కి సెపరేట్ పే ఉంటదా అంటే, అది కూడా ఉండదు. ముందు ఉండేది.
హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఓహో! పే ఇవ్వకున్ పే ఇవ్వకుండానే ఎక్స్ట్రా వర్క్ చేయమనేవాళ్ళు.
ఆ! ఓవర్ టైమ్‌కి పే ఇస్తారు కదా. కొంతమంది కంపెనీస్‌లో. ఆ! దీనికంటే పే కూడా లే ఉండేది కాదు. ఏమన్నా అంటే, "నువ్వు ఆఫీస్‌లోనే చేసుంటే ఇచ్చేవాళ్ళం కాదు" అనుకుంటా కొత్తగా చెప్పేవాళ్ళు. అదేంటి నేను ఆఫీస్‌లో ఇవి ముందే చెప్పారు కదా, మళ్ళీ ఇంటికి పోయినాక చెప్తారు అంటే, "అది కాదు" అన్నట్టు, అట్లా ఏదో కవర్ అప్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు.
ఓహో! హ్మ్. అవును. ఓహో! హ్మ్. ఓకే. మొదట్లో.
ఆ! కానీ ముందు ముందు ఇంకా ఎక్స్‌పీరియెన్స్ వచ్చాక ఏంటంటే నేను, నేను చేసిన పనిని అసలు అయిపోయినా గూడా, అవ్వలేదు అయితే పూర్తిగా అయిపోతే సగమైందని, లేకపోతే ఒక 70% అయిందని అట్లా అబద్ధం చెప్పడం నేర్చుకున్నా. ఎందుకంటే, అయిపోయిందంటే చాలండి మన కొలీగ్స్, మేనేజర్సు, టీమ్ లీడర్స్ అందరూ కలిసి మన పైన పడతారు.
హ్మ్. హుహు. హ్మ్. హుహు. హ్మ్. ఓకే. చెప్పడం. ఆ! నిజమే. వడు చేసే వాళ్ళ మీదే ఏస్తూ ఉంటారండి నిజంగా చాలామంది.
వీన్దీ ఎట్లాగో జల్ది జల్ది అయిపోతుంది గదా! వీని పైన ఏసేద్దాం అని చెప్పి వీని పైనేస్తారు.
ఆ! ఏస్తుంటారు. అవును.
కాబట్టి ఇలా ఈ ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఆఫీస్‌లలో ఇట్లాంటివి అవుతాయండి. ప్రభుత్వ ఆఫ్ ఆఫీస్‌లలో ఎలా ఉంటాయో తెలీదు. కాబట్టి అయ్ అయిపోయినా కాలేదు అని అట్ల చెప్పడం నేర్చుకున్నా ముందు.
అవునండి. నిజమే. హ్మ్. హ్మ్. ఓహో! సూపర్. హ్మ్.
హ్మ్. ఇట్లా అయిపోయినంక ఇ ఇంకా చాలా మారింది. ఇంకా లాక్‌డౌన్ తర్వాత ఏంటంటే, ఈ హైబ్రిడ్ షిఫ్ట్స్ వచ్చాయి గదా! హ్మ్. ఇంకా ఏంటంటే ఆహ్, వర్క్ ఫ్రామ్ హోమే ఉంటే కొంచెం కుటుంబంతో సమయం గూడా గడపడం ఎక్కువవుతుండే. ఆ! ఓన్లీ పనున్నప్పుడు మాత్రమే ఎస్తుండే. పని లేనప్పుడు ఆ ల్యాప్‌టాప్ అట్లా ఆన్ చేసి పక్కన పెడుతుండే. ఎందుకంటే అండి అప్పుడు గూడా మనం మానసిక ఒత్తిడి తీసుకుంటే, మన మన మానసిక ఆరోగ్యానికే ప్రాబ్లమ్స్ వస్తాయి గదా! హ్మ్. పని లేదు పని లేదని చెప్పి ఒత్తిడి తీసుకుంటే, అదో టెన్షన్ అయితది. కాబట్టి ప్రాజెక్ట్ ఏది అసైన్ కానప్పుడు, ఇంక పనేది ఎక్కువ లే లేనప్పుడు, <chuckles> ల్యాప్‌టాప్‌ని అట్లా ఆన్ చేసి ఏదో <chuckles> మౌస్‍ని అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉండి ఆన్లైన్‍లో ఉంటుండే అంతే. ఏదైనా మెయిల్ వస్తే చెక్ చేసుకోడానికి. ఇంకా కుటుంబంతో అలా సమయం గడుపుతుండే.
హ్మ్. అవునండి. అవును. అవును. నిజమే. హుహు. ఓకే. అవును. కుటుంబం గూడా. హ్మ్. అవును. హుహు. ఓపెన్ చేసి హ్మ్. ఓహో! ఓకే. ఓకే. కానీ హ్మ్. కానీ కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన విధంగా, మీరంటే అది అక్కడే వర్క్‌ని ఒదిలేస్తున్నారు. చాలా మంది ఆ వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఆ వర్క్‌కున్న టెన్షన్ కానివ్వండి, అదంతా ఇంటి దగ్గర తీసుకొచ్చేసి, ఇంటి వాళ్ళ మీద చూపిచ్చడం కానివ్వండి, లేదు అంటే మళ్ళీ ఇంటికొచ్చాక కూడా మీరన్నట్టు చాలామంది ఇంటికొచ్చాక కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో, అట్లాంటి వోళ్ళకి మనం చెప్పాలనుకుంటే ఏం చెప్పొచ్చండి?
అంటే ఆహ్, ఇదే జెప్పాలండి అసలు. నో జెప్పడం అనేది రావాలండి మనకి. నో జెప్పడం ఒకటి రావాలి. ఇంకా ఆహ్, వాళ్ మనం పూర్తిగా జేసేశ్నా కూడా మన పనిని, కొంచెం ఉంది ఏదో కొంచెం ఉంది అన్నట్టు ఒక్క ఒక్క రోజైనా డిలే జేయాలి. లేకపోతే, వాళ్ళు వదలరండి. ఎందుకంటే, ఇప్పుడు ప్రాజెక్టు ఎవరైతే క్లైంట్ దగ్గర నుండి వస్తుందో. ఆ క్లైంట్ ఆల్రెడీ ఒక డేట్ జెప్తాడు గదా! మన టీమ్ లీడర్‌కి లేకపోతే, ప్రాజెక్ట్ లీడర్‌కి. ఈ ప్రాజెక్ట్ లీడర్స్ ఏం జేస్తారంటే, ఓ 2 రోజులు ముందు జెప్తారు మనకి డేట్. ఇప్పుడు, అతను ఫిఫ్తు డిసెంబర్ అన్నాడనుకోండి! ఫిఫ్త్ డిసెంబర్ వరకు కావాలన్నడు క్లయింట్. కానీ వీళ్ళు ఏంది, "నాకు ఫస్ట్ డిసెంబర్‌లోపే గావాలన్నడు క్లయింట్" అని మన టీమ్ లీడర్స్ జెప్తారు. హ్మ్. అసలుకైతే క్లయింట్‌కి 10థ్ డిసెంబర్‌కో ఎప్పడుకో అవసరం ఉంటది. ఆయననే 5 రోజుల ముందు చెప్తే, వీళ్ళు ఇంకా ఇంకో 5 రోజుల ముందు జెప్తారు గదా! హ్మ్. లాస్ట్‌కి మనం ఫస్ట్ డిసెంబర్ వరకు చేయాలి. చేశినంక అప్పుడు ఎట్లాగో చేంజెస్ జెప్తారు మళ్ళీ. ఆ చేంజెస్‌ని ఈ ఫిఫ్త్ వరకు లాక్కరావాలి. లేకపోతే ఏమవుద్దంటే అండి, ఆహ్, ముందే జేషేసామో ఇట్లా నవంబర్ 25థ్ వరకే అయిపోయిందో పని ఆహ్, ఏముంది ఆహ్, అయిపోయింది గదా! ప్రాజెక్ట్ క్లోజ్ జేస్తారు. ప్రాజెక్ట్ ఏది దొరకకపోతే హ్మ్. ఖాళీగుంచుతారు. ఆహ్, లేకపోతే ఇంకో 2, 3 ప్రాజెక్ట్‌లు ఒకటేసారి అసైన్ జేశేస్తారు.
హ్మ్. ఓకే. హ్మ్. డిలే చేయాలి. అవును. <giggles> హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. హ్మ్. అవును. చెప్తారు. హ్మ్. కావాలి. హ్మ్. అవును. అవును. నిజమే. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. ఓహ్! ఓకె. ఓకె. అవును. ఇప్పు హ్మ్.
హ్మ్. ఇలా అవుతయి ఇలా అవుతాయి కాబట్టి అంటే జాగ్రత్తగా చూసుకొని పని కరెక్ట్‌గా చేయాలి. ఇంకా లేట్‌గా సబ్మిట్ చేయాలి.
హ్మ్. ఓకె. ఓకె. ఇంకొకటి చూస్తే ఈ కార్పొరేట్ కాలేజెస్‍లో, నేనొకటి వింటూ ఉన్నాను. మనకి ఎంత ఎక్కువ స్యాలరీ వస్తే, అంత ప్రెజర్ గానివ్వండి. అంత టెన్షన్ కానివ్వండి ఉంటుంది అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు?
అది వాస్తవమే అండి. అంటే ఆ ప్రెజరు, ఫ్రెషర్స్ అయితే తట్టుకోలేరు. ఇప్పుడు మనం జాయిన్ అవ్వడమే ఒక ఆహ్, 40,00,000, 50,00,000 ప్యాకేజ్‌లో జాయిన్ అయ్యామో. ఆ 40,00,000, 50,00,000 ప్యాకేజ్‌లో చాలామంది కూడా ఒక కనీసం ఒక 2, 3 ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం ఆ టీమ్‌లో. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు పని చెయ్యాలి? ఎప్పుడు చేయకు చెయ్యొద్దు? స్ట్రెస్ ఎంత తీసుకోవాలి? ఎంత తీసుకోవద్దు. ఇంకా పని ఎలా చేయాలి ముఖ్యంగా, పని ఎలా చేయాలన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మనం చదువుకున్న దాన్ని బట్టి ఇంకా ఆహ్, బేసిక్ నాలెడ్జ్ బట్టి ఇది ఉంటది కదా ఇంటర్వ్యూ. కానీ నిజమైన పని అలా ఉండది. హ్మ్. ఇప్పుడు నిజమైన పని ఏంటంటే ఉదాహరణకి ఆహ్...
హుహు. ఓహో! హ్మ్. అవును నిజమే. హ్మ్. హ్మ్. ఓకె. మనం నేర్చుకున్న స్కిల్స్‌ని బట్టి. హ్మ్. ఓహో! హుహు.
ఇట్లా సేల్స్ ఉందనుకోండి. హ్మ్. సేల్స్‌లో ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూస్‌లో ఏవేవో అడుగుతారు. సేల్స్ కాన్సెప్ట్స్ ఏంటి అవన్నీ అడుగుతారు. కానీ నిజంగా సేల్స్, సేల్స్‌లో ఏది ఉపయోగపడతది. మనం మాట్లాడే తీరు ఎక్కువగా ఉపయోగపడుతది.
హ్మ్. ఆ! అవును. అవును. హుహు. ఆ! నిజమే అండి.
కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది తెలుసు. మాట్లాడే తీరు ఇవన్నీ ఉపయోగపడతాయని. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఏంటంటే, సేల్ ఈ సైకాలజీ‌లోనే చెయ్యాలి. ఇలా చేస్తేనే కస్టమర్‌గుంటాడు. అన్నట్టుగా పని ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఆ సింపుల్‌గా కస్టమర్‌కి మన ప్రొడక్ట్‌ని ఎక్స్‌ప్లేన్ చేయకుండా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ కస్టమర్ దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందా లేదా. అది గాకుండా అసలు వేరే వాళ్ళు ఇట్లా చీప్‌గమ్ముతున్నారు. మా దగ్గర ఇది బాగుంటది అన్నట్టు. <smacks lips> అట్లా వేరే వేరేయి చెప్తారనమాట. ఎక్కువ వేరే విషయాలు చెప్పి. ఆ!
హ్మ్. అవును. హుహు. ఓకె. ఆహా! ఓహ్! ఆ! హుహు. చెప్తారు. కంపారిసేషన్ చేసి చెప్తే ఏంటి అంటే, మనోళ్ళు తొందరగా ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు వాటికి.
ఆ! అట్లా అనుకోని చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే, <smacks lips> ఆ కస్టమర్స్ పాతతనే ఉన్నాడనుకోండి. పాత కస్టమర్స్‌కి సొల్లంతా చెప్తే వాళ్ళేమనుకుంటారు. "అరే వీడెందుకురా నా బుర్ర తింటున్నా" అనుకుంటారు. అదే ఆ! తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఆ చిరాకు పడి కొన కొనడానికి వచ్చినయన రిటర్న్ ఎళ్ళిపోతాడు ఇంక.
హుహు. హ్మ్. అదే కదా! <giggles> <giggles> ఎందుకంటే తనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి. హ్మ్. హ్మ్. అవును, అవును. నిజంగానే.
ఆ! అదే. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇలా తట్టుకోగలుగుతారు. యాహ్! ఆ పని ఒత్తిడిని అంతా గూడా. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ప్యాకేజ్ ఎక్కువున్నా గూడా కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అనిపిస్తది వాళ్ళకి.
హ్మ్. ఓకే. ఉంటూ ఉంటుంది. హ్మ్. ఇంకొకటి వొస్తే మనం ఈ వారం రోజుల్లో, 5 రోజులు లేదంటే, కొంతమంది 6 రోజులు. ఈ పనికి అంటే, ఉద్యోగానికి దేనికో దానికి వెళ్తూ ఉంటారు. ఉన్న ఒక్క రోజుని మన కుటుంబంతో ఎలా గడపొచ్చు అంటారు?
నన్ను అడిగితే అండి, అందరికీ ఇష్టమైన చోటుకి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్నవైనా చ చాలు. ఇప్పుడు ఊర్లో ఉన్న చెరువు చూడ్డం ఇష్టముంటే అక్కడికి. లేకపోతే సినిమాలు ఇష్ ఎక్కువగా ఇష్టముంటే సినిమాలకి. ఇవి కాకపోతే ఎక్కడన్నా గేమ్స్ ఆడాలంటే గేమ్స్ ఆడడానికి. ఆ! అలా. ఇంకా రెస్టారెంట్స్ ఉంటాయి చాలా గూడా. హ్మ్, ఇలా రెస్టారెంట్స్‌కి వెళ్ళి, సరదాగా అలా ఫ్యామిలీతో సమయం గడపడం మంచిది. ఇంకా ఇంట్లో కూర్చున్నా గూడా అండి, ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు అందరూ కలిసి అలా సినిమా చూడ్డం లేకపోతే, ఏదో టీవీ షో చూడ్డం. ఇవేవి కాకపోతే ఇట్లా ఇండోర్ గేమ్స్ చాలా ఉంటాయి గదా! క్యారమ్ బోర్డు హ్మ్, కార్డ్సూ లేకపోతే బిజినెస్ గేము. ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ చక్కగా ఆడుకోవచ్చు. ఇ ఇట్లా ఆడుతూ ఉంటే, ఏ ఏమైతుందంటే ఆహ్, మన ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి దగ్గర అవుతారు. ఇంకా పిల్లలు గూడా తల్లిదండ్రులకి దగ్గర అవుతారు. లేకపోతే ఎవరి పని ఆళ్ళు, ఆళ్ళు చేసుకుంటూ ఉండిపోతే, అ అంటే ఇద్దరి మధ్య బంధం దూరం అయిపోతదండి.
హుహు. ఓకే. హ్మ్. ఓకే. హుహు. ఓకే. అవును, అవును. హ్మ్. ఆ! అవును, అవును. హ్మ్. కుటుంబం మొత్తం ఆడుకోవచ్చు. హ్మ్, హ్మ్. హుహు. హ్మ్. ఓకే, ఓకే. చేసుకుంటు చాలా మంది అలాగే హ్మ్. చాలామంది అలాగే ఉన్నారండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఒక ఆదివారాలు వొస్తే అందరూ ఒక దగ్గర ఉన్నా గానీ, ఈ ఫోన్‌లు ఒకటి బాగా అలవాటు అయిపోయింది. ఫోన్‌లు, సోషల్ మీడియాలు. సో, అది దూరంగా పెట్టాలంటే ఏం చేయొచ్చుంటారు? ఇది ఫోన్‍కి దూరంగా ఉండాలి, మనం కుటుంబంతో గడపాలి అంటే, చాలా ఇప్పుడు స్క్రీన్ టైమ్ ఎక్కువ చూస్తూనేది. మనం ల్యాప్టాప్, సిస్టమ్‌లో వర్క్ చేస్తూనే ఉంటాం. దీన్నే ఎక్కువ చూస్తూ ఉంటారు. తర్వాత ఫోన్ చూస్తూ ఉంటూ ఉంటారు.
అవునవును. ఆ! అవునవును. అంటే ఈ ఫోన్‌లు కేవలం ఇదొక్కటే కాదండి సమస్య. దీనివల్ల పన్లో గూడా వస్తది, సమస్యలు. ఎందుకంటే, ఫోన్ ఎక్కువగా చూస్తే సరిగ్గా నిద్ర పట్టదు రాత్రి. వాళ్ళు రాత్రి నిద్రపోకుండా, అప్పుడు ఆఫీస్ క ఆఫీస్ టైమ్‌లో లేకపోతే ఆ పని ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర వస్తుంటది వాళ్ళకి. దానివల్ల డిలే చేసుకుంటూ పోతారు పని చేయాల్సింది. దీనివల్ల కొంచెం ప్రెజర్ పెరుగుతది, మనకు తెలియకుండానే. కాబట్టి అసలు ఫోన్‌ని హాల్‌డే ఉన్నా లేకున్నా గూడా, నియంత్రించడానికి ప్రయత్నించాలి ఇట్లా. యాప్ లిమిట్ పెట్టుకోవాలి. హ్మ్, ఇంకా నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి అవసరం లేని యాప్స్‌కి. ఇట్లా చేస్తే అసలు పని, ఇంకా కుటుంబాన్ని రెండిటిని బాలన్స్ చేయొచ్చు.
హ్మ్. ఓహో! ఓకే. ఓహో! హుహు. అవును. నిజమే. మనం దేని మీద అవును. హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఓకే. మీరైతే గనక ఒక కంపెనీకి బాస్‌కి మధ్య బౌండరీస్ పెట్లా పెట్టాలి. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు కుటుంబంతో గడపాలి అనుకుంటున్నారు కాబట్టి. సో, ఎలాగ పెడతారు బౌండరీస్ వాళ్ళకి పెట్టాలి అనుకుంటే?
హ్మ్. అదే అండి. ఇట్లా ఓవర్ టైమ్ విషయంలో ఎక్కువగా పెడతాను. అలానే వాళ్ళతో ఎక్కువగా పర్సనల్ షేర్ చేసుకోను. ఏమవుతుందంటే, పర్సనల్ షేర్ చేసుకుంటే, ఇప్పుడు నేను ఇంట్లో ఇది కొన్నాను, అది కొన్నాను అని చెప్పాననుకోండి, ఏమనుకుంటరు వాళ్ళు," వీడికి పైసలు బానే సేవ్ అయితున్నయి. అసలు ఏం చేస్తుండు" అన్నట్టు టార్గెట్ చేస్తరు. కాబట్టి అవునవును అనుకుంటరు. కాబట్టి ఆహ్, వాళ్ళకి ఎంత చెప్పాలో, <giggles> అంత చెప్పాలి. మిగతా పర్సనల్ పర్సనల్స్‌లోనే పెట్టుకోవాలి.
ఓకే. హ్మ్. ఓహో! అలా కూడా అనుకుంటారా? ఓహ్! అంతే చెప్పాలి. ఓహో! ఓకే, ఓకే. నిజంగా చాలా చక్కగ వివరించారండి. ఈ పని కారణంగా కుటుంబంలో సమయం ఇవ్వడాన్ని. దాన్ని, దీన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారన్న విషయాన్ని. చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ధన్యవాదములండి.
ధన్యవాదాలండి.